ఓకె, ఓకె. అంటే ఇది మీ వారు మీకు ముందు చెప్పలేదు ఈ విషయం.
హ్మ్. చెప్పలేదు. ఆయన మర్చిపోయారు. అలాగే నాకు ఇదీ లేకపోవడం, అసలు ఉందని తెలియకపోవడం వల్ల అంత ఇబ్బంది అయిందన్నమాట. నేను, ఎలాగో ఇప్పుడు ఈ గూగుల్ ట్రాన్స్లేట్తో నాకు కొంచెం ఆ నాలెడ్జ్ అయితే వచ్చింది కదా! ఇంక వెంటనే ఏం చేశానంటే, అక్కడే కూర్చొని ఆ 'సబ్వే' అనే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్నాక కూడా, ఆహ్, అదంతా కూడా ఆ లాంగ్వేజ్‌లోనే ఉందండి. అంటే ఆహ్, ఆ లాంగ్వేజ్‌లోనే ఉంది. కాకపోతే నేను మళ్ళీ ప్రతీదీ స్క్రీన్ షాట్ తీసి, <giggles> గూగుల్ ట్రాన్స్లేట్‌లో పెట్టి హ్మ్.
అరే! హ్మ్. ఆ! ఇబ్బంది అయ్యింది. అవునవును. అవును. హ్మ్, హ్మ్. ఓకె, ఓకె. హ్మ్. అవునవును. అంటే మనకి ఒక్కసారి డౌట్ అంటే, ఒక్కసారి మనము ఇట్లా మారిపోయినాము అన్నట్టు వస్తే, మనకి భయం స్టార్ట్ అవుతుంది కదా!
హ్మ్. అవునవును.
హ్మ్.
నేను ఏం చేశానంటే, మళ్ళీ గూగుల్ ట్రాన్స్లేట్‌లో ఉపయోగించి, ఆహ్, ఈ ఇంగ్లీష్‌లో నేను ఉన్న ఏరియాని కొట్టాను. అలాగే ఇంగ్లీష్‌లో నేను వెళ్ళాల్సిన ఏరియాని గూగుల్ ట్రాన్స్లేట్‌లో కొట్టాను. దాన్ని ఈ లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్ఫర్ చేయమని అడిగాను. గూగుల్ ట్రాన్స్లేట్ చేసింది. చేసిన తర్వాత అదే, అదే వర్డ్ పట్టుకెళ్ళి మళ్ళీ సబ్‌వే‌లో ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడ వరకు వెళ్ళాలి, అన్నది నేను అందులో పెట్టాను అన్నమాట. పెట్టంగానే నాకు వచ్చేసింది. ఆ వచ్చింది నేను ఉన్న ట్రాకె అక్ అక్కడే నిల్చోమని చెప్పారు. దాని మధ్యలో ఇన్ని స్టాపులున్నాయి. ఒక ఆహ్, 12 స్టాపులున్నాయి.
ఓకె. హుహు. ఓకె. హ్మ్, హ్మ్. ఓకె, ఓకె. హ్మ్.
అంటే నేను ఇక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత, 12 స్టాపులో నేను దిగాలనమాట. నేను ఇంకా, అయితే కరెక్ట్ ప్లేస్‌లోనే ఉన్నానని నాకు అర్థం అయింది. ఇంకా అక్కడే ఉండి వెయిట్ చేశానండి. ఒక 10 నిమిషాల తర్వాత, ట్రైన్ అయితే వచ్చింది. ఆల్రెడీ ఇదంతా జరుగుతున్నప్పుడు, నేను ఆల్రెడీ ఒక ట్రైన్‌ని వదిలేసాను, ఇదో కాదో తెలియక అసలు. ఇక్కడ ,ఇక్కడ ఉండడం అనేది కన్ఫర్మ్ చేసుకున్నాక ఎక్కుదాం, అని చెప్పేసి ఇంకా ఈ గూగుల్ ట్రాన్స్లేట్ అంతా అయిన తర్వాత
హుహు, ఓకె, ఓకె. హ్మ్, హ్మ్. ఓకె, ఓకె. అదే, ఇప్పుడు మీరు ఆ టైమ్‌లో ఏమనుకున్నారంటే, ఈ ఒక్కటి మిస్ అయిన ఏమి కాదులే, కానీ ఇప్పుడు ఎక్కేది ఏదో కరెక్ట్‌ది ఎక్కుదాం అని మీరు ఫిక్స్ అయిపోయారు. హ్మ్, హ్మ్.
హ్మ్. కరెక్ట్‌గా ఎక్కుదాం అని. హ్మ్, అందుకే ఇంకా క కన్ఫర్మేషన్ వచ్చాకే నాకు 100 పర్సెంట్ పక్కా అనుకున్నాకే ఎక్కుదాం, ఈ ట్రైన్ అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఈ సబ్వేలో కొట్టిన తర్వాత, ఇంక ఈ ట్రాకె అని తెలిసాక, ఇంక అప్పుడు ఇంక, నెక్స్ట్ ట్రైన్‍కి నేను అది ఎక్కేసాను అనమాట. ఎక్కిన తర్వాత ఒక మధ్యలో ఇంకా స్టాప్లేమి పట్టించుకోలేదు నేను. అలా కూర్చొని మామూలుగా ఇంకా స్క్రోల్ చేసుకుంటున్నాను. అంటే అందులో టైం కూడా ఇచ్చేసారు. ఈ టైంకి మీ స్టాప్ దగ్గరికి, ఆ ట్రైన్ వెళ్తదని. ఇంకా ఆ ట్రైన్ దగ్గరలోకి హ్మ్.
ఓకె. ఓకె, ఓకె, హ్మ్. ఓకె. ఓకె, ఓకె అంటే ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి మారిపోతుందేమో? ఆ టైంలో మీరేమైనా చూసుకున్నారా?